మనం ఇప్పుడు కాలంలో ప్రతి ఒక్కళు జనరేషన్‌ మారుతుంది అన్నట్టే ఒత్తిడిని కూడా మనం పెంచుకుంటున్నాం మనం గమనించినట్టయితే. ప్రతి ఒక్కళు ఈ జాబులు కానీ లేపోతే, పర్సనల్ లైఫ్‌లో కాని, ఎక్కడైనా ప్రతి ఒక్కళకి ఒత్తిడనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇలా ఒత్తిడి తగ్గించడంలో, మనం కొన్ని కొన్ని హాబీల్లాంటివి ఏవైనా అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గించొచ్చు అంటారు. అలా మీరు కూడా ఏమైనా హాబీలు మార్చుకొని, మీ ఒత్తిడిని ఎప్పుడైనా తగ్గించుకున్నారా?
అవునండి. నిజమే. నిజమేనండి. ఆ! నేను హాబీలంటే అండి నేను కన్సిస్టెంట్‌గా చేసే హాబీ అయితే గార్డెనింగ్ అండి. అందులో నిజంగా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటదనమాట. మంచిగా నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటది ఆ హాబీ. దానివల్ల మనము ఇప్పుడు పెట్స్ అనుకోండి ఒక పెట్‌నే చూసుకోవాలి. మనకి ఒకా అంటే, ఇదెప్పుడు స్టార్ట్ చేశానంటే నేను లైఫ్‌లో చాలా లోగా ఫీలవుతున్న టైమ్‌లో స్టార్ట్ చేశాననమాట గార్డెనింగ్. అది నాకొక హాబీ ఒక బాధ్యతలాగా అయిపోయింది. కాబట్టి, ఎలా అంటే దాన్ని చూసుకోవాలి మొక్కలు మనం పెంచుతున్నాము. ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఏదన్నా పెట్ ఉందనుకోండి మనకి దానికి ఫుడ్ పెట్టాలి, దాన్ని ఆ! ప్యాంపరింగ్ చేయాలి, దాన్ని కచ్ చేపించాలని ఒకా ఆహ్, యావిగేషన్ ఉండడం వల్ల మనం ఏం జేస్తామంటే అంతగా ఎక్కువ డిప్రెసయి మనం పాత విషయాలు ఆలోచించేంత టైమ్ ఉండదు వీటిని చూసుకోవాలని. అలాగా మా ఇంట్లో పెట్ అయితే అలౌ లేదనమాట. ఇంట్లో ఎవ్వరికి ఆ! ఒప్పుకోరు. కాబట్టి ఇవి ఇవి గూడా పెట్సే. ప్లాంట్స్ ఆర్ ఆల్సో పె పెట్స్ అని అంటారు కదా! సో అలాగా ప్లాంట్స్ పెంచుకోవడం అనేది నేను స్టార్ట్ చేశాననమాట మంచిగా అన్నీ. అంటే, ఫస్ట్‌లో నర్సరీ నుంచి తెచ్చేదాన్ని మొక్కలు. కానీ తర్వాత తర్వాత, ఆ సీడ్స్ తెచ్చుకొని ఎక్కువ నేను కూరగాయ మొక్కలు పెంచుతాననమాట. మంచిగా మనకు ఫుడ్‌కి ఫుడ్డు వస్తుంది. అంటే, నేను బ్యూటీ కోసం గార్డెనింగ్ అయితే పెంచను. మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, మళ్ళీ పెంచినట్టుంటది. అంటే మనము నార్మల్ పువ్వులైతే చాలా ఈ పువ్వులు బావున్నాయి, ఆ పువి పువ్వులు బావున్నాయి అంటాం కదండీ. కానీ, వెజిటబుల్స్‌కొచ్చే పువ్వులు ఇంకా అందంగా ఉంటాయి చూడ్డానికి. కానీ, కానీ, మనం కొయ్యం. ఎందుకంటే, అదొక ఫ్రూట్ అవుతుంది కదా! అని కొయ్యం కాబట్టి, అసలా బ్రింజాల్ ఫ్లవర్‌కి బ్రింజాల్ ఆహ్, చెట్టుకొచ్చే ఫ్లవర్స్ ఉంటాయి లావెండర్ కలర్‌లో ఉండి, మధ్యలో ఎల్లో కలర్ ఉంటదనమాట. మనకీ దాన్నేమంటారు, ఆహ్, అదే ఆహ్, పాలిన్స్ అనమాట. పాలిన్స్ ఎల్లో కలర్‌లో ఉంటాయి. బ్రైట్ మస్టర్డ్ ఎల్లో కలర్. ఇవి మాత్రం పెటల్స్ అంతా కూడా లావెండర్ కలర్‌లో ఉంటాయి. అందులో అంటే
వావ్! అవునా అండి. ఓకే. అవునండి. ఓకే. అవును. అవును. అవును. అవునండి. ఖచ్చితంగా. అవును. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా? ఓకే. అవునండి. ఓకే. మీరే వెళ్ళి ఓకే. ఓక్ అవునండి. అవునండి. అవునా అండి. అవునండి. అవునండి. ఓకే. ఏంటి ఒక్క వంకాయ చెట్టికి ఒక పువ్వులు రాడం అది అంత అందంగా ఉండడం కూడా ఉంటాయండి?
ఆ! అందంగా ఉండడం కూడా ఉంటాయండి. అస్సలు ఎవ్వరికీ తెలీదు. అంటే, వంకాయ చెట్టుకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి, వైట్ ఫ్లవర్స్ ఒస్తాయి. అంటే, వైట్ ఫ్లవర్స్ అయితే వైట్ ఆ! బ్రింజాల్ ఒస్తుంది. ఈ పర్పుల్‌ క పర్పుల్ కూడా కాదు లావెండరిష్ పర్పుల్ కలర్‌లో ఉంటుందది. ఆహ్, దానికి ఆహ్, మనకి ఆహ్, మనా పర్పుల్ వంకాయలొస్తయి. బ్రౌ ఆర్ బ్లాక్ వంకాయలంటారు, పర్పుల్ వంకాయలంటారు, అవి ఒస్తాయనమాట. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటాయనమాట నిజంగా.
హ్మ్. ఓకే. అవునండి. అవును. <giggles> చాలా బాగుందండి చెప్తుంటే. ఏంటంటే! మీరు చెప్తుంటే నాకేదో అక్కడ పువ్వును చూస్తున్న ఫీలింగయితే నాకొచ్చిందండి. <chuckles>
అవునండి. చాలా బావుంటాయి అసలా అన్నీ. అవి ఇంకా చాలా డెలికె ఇప్పుడు మనకు రోజ్ గాని, చామంతి పూలు గాని, చాలా స్టిఫ్‌గా ఉంటాయి కొంచెం. మనం అంటే, కొంచెం అవి కూడా డెలికేటుంటాయి. పువ్వులంటేనే డెలికేటుంటాయి. కానీ, కొంచెం మనం కోస్తే ఆగుతే ఇవి, కోసేంత సేపు కూడా ఉండవనమాట. మనం కొయ్యంగానే ఆ ర ఆ రేఖలు, మన కోసే ఫోర్స్‌కే వ అవి విడిపోతాయి. అంత డెలికేటెడ్‌గా ఉంటాయి.
అవునండి. ఆ! ఎందుకు అంటే, వాటిదో ఆహ్, అవే కదండీ! మనకి ఈ పువ్వుల్లా పువ్వులే కదా! మనకి పండుల్లా గాని, లేదు అంటే, ఈ కూరగాయలుగా మారేవి?
అవునండి. అవును. అందుకనే వాటినెక్కువ కొయ్యరు కాబట్టే, జనాల్లో అంత ఈ రంగు ఇలా ఉంటుంది, ఈ రంగు ఇలా ఉంటుందని తెలీదు. కానీ, చాలా బావుంటాయన్నమాట ఫ్లవర్స్ చూడ్డానికి.
ఓహ్! అవును. ఓహ్! అవును. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా! ఇలా గార్డెనింగ్ చేస్తాను, మీరు కూరగాయలు పెంచుతాను. మీరు కూరగాయలు మాత్రమే పెంచుతారా? లేకపోతే, ఎటువంటి పండ్ల చెట్లైనా మీరు ఇష్టపడుతూ ఉంటారా?
అంటే, టెర్రెస్ గార్డెనింగ్ చేస్తానండి నేను. టెర్రెస్ మీద అంతెక్కువ ఫ్ ఆహ్, అంటే, మనకి ఇవంటే మొక్కలు, మొక్కల స్టేజ్‌లోనే ఉంటాయి కదా! అది ప్లాంట్స్ అంటే, ఫ్రూట్ ప్లాంట్సయితే చాలా పెద్దవవ్వాలి, చాలా వెయిట్ ఎక్కువయిపోతుంది కాబట్టి, అది నేనే పెంచలేదు. కానీ, ఆ! ఈ మధ్య నేను తెచ్చాననమాట నర్సరీ నుంచి అది ఎక్కడో నర్సరీ. మా తాతయ్య వాళ్ళు తోటలు పెంచుతారనమాట. వాళ్ళకి తెలిసిన నర్సరీలో అది హైబ్రిడ్. అది నేచురల్ ప్లాంట్ కాదు. కానీ, హైట్ పెరగదు. హైట్ అంతే ఉంటుంది. బ్రాంచెస్ కట్ చేసుకోవాలి. ఆ! "ఫ్రూట్సొస్తాయి. దానికి" అని చెప్పారు. <smacks lips> సరే బావుంది కదా! అని చెప్పి తెచ్చాను. అది ఫ్రూట్సొస్తున్నాయి, బావుంది. కానీ, అది హైట్ పెరగదు. ఆహ్, బ్రాంచెస్ పెరుగుతాయి గానీ, మనం బ్రాంచెస్‌ని కట్ చేసేసుకోవాలి ఎప్పటికప్పుడు.
అవునండి. ఓకే. ఓకే. ఆహా! చిన్నగా ఉంటుంది కానీ, అన్నీ వస్తాయి. ఇది బావుందండి. హ్మ్. ఆ! ఓకే. అర్థమైందండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! మీరిప్పుడు దగ్గరుండి చూసుకుంటాను, చేస్తాను అని. మీరు ఇప్పుడు కుటుంబమంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నారనుకోండి, అప్పుడు వాటి పరిస్థితి ఏంటండి? ఆ చెట్లని ఇంక ఎవరికైనా మీరు అప్పచెప్తారా? లేకపోతే, ఏం చేస్తారు?
అవునండి. అంటే ఆ! లే ఆ చెట్టుని అప్ప జెప్పలేము కదండీ! చెట్లని అప్ప చెప్పలేం అది మోసుకెళ్ళడమే కష్టమైపోద్ది. కాబట్టి, ఇప్పుడు మీరు నేను జెప్పినట్టు ఏదైనా పెట్ అనుకోండి, మనతో పాటు కార్లో ఎక్కించుకోవడమో లేపోతే, పెట్ కేర్‌లో ఇవ్వడమో చేయిస్తాము. కానీ, ఇక్కడా నేను చేయడానికుండదు. మాది ఇంకోటి బెనిఫిటేంటంటే టెర్రస్ గార్డెనింగ్. కాబట్టి, మేము మెయిన్ డోర్ తలుపు అంటే, తాళము పక్కింటి వాళ్ళకిచ్చేస్తామనమాట. కొంచెం అంటే, వాళ్ళకి కూడా ఫ్రూట్సు అవన్నీ వెజిటబుల్స్ పెరిగితే వాళ్ళకి కూడా ఇస్తాం కాబట్టి, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటారు. మంచిగా వాళ్ళకి చెప్పే వాళ్ళకి చెప్తామనమాట, "అక్క చూసుకోండి మేము ఇట్లా ఊరెళ్తున్నాం." మాక్సిమమ్ ఎవరోకళ్ళు ఉండేలా ప్లాన్ చేసుకుంటాము. ఏదైనా ట్రిప్‌కెళ్తున్నప్పుడు ఏదైనా తిరుపతి గానీ, ఇట్లాంటి ప్లేసెస్‌కెళ్తున్నప్పుడు ఒక 4, 5 డేస్ ఎళ్తాం కదా! అప్పుడు వెళ్ళి రోజు మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్లి వాటర్ పోసేసిరాండి అని చెప్తాము. వాటర్ కూడా మేము ఎట్లా పెట్టామంటే, డైరెక్ట్ ట్యాంకుంటది కదా! ట్యాంక్‌కి ఒక ట్యాప్ పెట్టేసామనమాట. అక్కడే ఒక బకెట్ పెట్టేస్తాం. ఎక్కడి నుంచి మోసుకురానవసరం లేదు. ఆ ట్యూబ్ పెట్టేస్తామా
అవును. ఆ! హుహు. ఖచ్చితంగా. అవును. ఓకే. ఆ! ఓకే. అవునే. ఓకే. అప్పుడు మనం ఇంకోళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు కూడా ఇబ్బందిపడే పరిస్థితయితే ఉండదు. చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా.
ఆ! ఇబ్బంది ఆ! నేను నేను కూడా రోజు కింద నుంచి టెర్రస్ దాకా వాటర్ మోసుకెళ్ళాలంటే మళ్ళీ, మనకి మెట్ల మీద పగిలి పడిపోయినా ఏదన్నా భయమే కదండీ! అందుకనే అక్కడే ఆహ్, బకెట్ పట్టుకోవచ్చు లేదంటే, ట్యూబ్ కనెక్ట్ చేసుకొని స్ప్రింకిల్ అది ఉంటది గదా! స్ప్రింకిల్ జేసేది వాటర్ స్ప్రింక్లర్ దాంతో స్ప్రింకిల్ జేస్తామనమాట.
అవునండి. ఇప్పుడు మనం ఒక జాబ్ గాని లేపోతే ఏదో ఒక పనిలో మనం పడతాం. అలాంటి సమయంలో దీనికంటూ స్పె ఒక మనం ఒక టైం అంటూ కేటాయించాలి. అలా మీరు ఖచ్చితంగా కేటాయించగలరా ప్రతిరోజు?
అవునండి. ఆ! కేటాయిస్తానండి. అంటే పొద్ పొద్దున్నే లేవంగానే నేనేం చేస్తానంటే, మంచిగా బ్రష్ చేసేసుకొని, మొత్తం నా బెడ్డంతా నీట్ చేసుకొని ఒక మంచిగా ఒక కాఫీ ఆహ్, ఫిల్టర్ కాఫీ చే చేస్తారనమాట మా మమ్మీ. ఫిల్టర్ కాఫీ తీసుకొని టెర్రస్ మీదకెళ్ళిపోతాననమాట. మంచిగా వాటర్ బోసుకుంటూ, ఆ కాఫీ తాగుతూ, మంచిగా డీ విటమిన్‌కి డీ విటమిన్‌ ఒస్తది నాకు, వాటర్ చేసినట్టు ఉంటది. మంచిగేదన్నా అంటే ఆక్కూరలు ఎప్పటికప్పుడు అంటే, ఈరోజు ఆకుకూర ఒండుదామనుకుంటే దాన్ని కోస్తాననమాట, లేకపోతే అట్లనే ఉంచేస్తాను. అలా ఏదన్నా ఆక్కూరలో లేకపోతే ఏమన్నా అప్పడికి మనకి కాయలొచ్చి ఏదన్నా ఉంటది గదా! ఫ్రెష్‌గా. ఏదన్నా పా పొట్లకాయ గానీ, అట్లా ఆనపకాయలు గానీ, ఇట్లా కాస్తాయి గదా! ఆ ఆక్కూరలు కూడా తె కట్ చేసుకొనే కిందకిస్తాననమాట. ఈరోజన్నా రేపైనా కర్రీస్ చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి.
<chuckles> అవు ఆ! అవునండి. అవును. ఓకే. చాలా బావుందండి చెప్పాలంటే. మీరది అలా మొక్కలవి పెంచుతున్నప్పుడు మీకు మనసుకి ఒక ఆనందంగా, సంతోషంగా, ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదండీ?
అవునండి. అని నేను ఎట్లా ఫీల్ అయితానంటే అయన్నీ నా పిల్లలు అన్నట్టు ఫీలవుతాననమాట. అవి ఫ్లవరింగ్ ఒచ్చి, అవి మంచిగా ఆహ్, వెజిటబుల్స్ అంటే, ఫ్రూటింగ్ రావటం గానీ వెజిటబుల్స్. రావడము చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ఏదన్నా కొత్త మొక్కలు వేస్ నేను మీకు చెప్పాలంటే ఒక రోజు ఏమైందంటే, మా మమ్మీ చెప్పారనమాట. "ఇప్పుడు మనకి లవంగాలు గానీ ఇవన్నీ కూడా సీడ్సే. అవి సీడ్స్‌ని డ్రై చేసి ఒస్తాయి" అనంటే అయితే సీడ్స్ అయితే ట్రై చేద్దామా అని చెప్పీ, ఆహ్, లవంగాలూను, మిరియాలు ట్రై చేశానండి. మిరియాలు బాగా ఒచ్చినీయి.
అవు హ్మ్. అవును. అవు మీరు అవి కూడా ఇంట్లో తై ఆహ్, ట్రై చేసారా మీరు?
ట్రై చేసి. అదే ఏ! ఉంది మట్టుంది, అన్ని ఉన్నాయి. జె పెడితే వస్తే వస్తది, లేదంటే లేదని చెప్పి ట్రై చేశాననమాట. అంటే, మనం ఇప్పుడు ధనియాలేస్తే కొత్తిమీరొస్తుంది కదా! మిరియల చెట్టేస్తే మిరియాలోస్తాయని చెప్పి. ట్రై చేశాను. ట్రై చేస్తే మిరియాలు వచ్చేినాయినమాట. పచ్చి మిరియాలు ఉంటాయి గ్రీన్ కలర్‌లో వాటిని మంచిగా దంచేసి రసం పెట్టుకుంటే మామూలు మిరియాల రసం కన్నా చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంది. చాలా బావుంది. ఆ!
అవును. ఓకే. ఖచ్చితంగా. ఆ! అవునండి. మీరు మీరక్కడ చెప్తుంటే నాకిక్కడ నోరుతుందండి. ఏంటంటే
నిజంగా దాంతో చాలా ట్రై చేశాననమాట. నేను ఆహ్, చికెన్ అంటే పెప్పర్ చికెన్ చేస్తారు కదా! దాన్ దానికి బ్లాక్ పెప్పర్ ఎస్తాం కదా! నేను అట్లా కాకుండా ఈ పెప్పర్ గింజలు, పచ్చి గింజలు తెచ్చి అంటే పచ్చిగింజలంటే కొంచెం అంటే
అవునండి. హ్మ్.
అంటే, మనం ఎండబెట్టకుండా డ్ర ఆహ్, గ్రీన్ కలర్‌లో ఉన్నవి. ఆ గ్రీన్ కలర్‌లో ఉన్నవి మంచిగా తెచ్చేసి మిక్సీ చేసేసి వేసి చేశాను, చాలా స్పైసీగా ఉంది అసల, చాలా బావుంది. చాలా టేస్టీగా ఉందనమాట. అట్లాగా
అవునండి. అవును. హ్మ్. నిజంగానండి. ఇలాంటివి మనం ఇంట్లోనే చేసుకుంటే నిజంగా ఇంతకన్నా మనకారోగ్య ఏముండదండి. మనం గమనించినట్టయితే ఇప్పుడు మార్కెట్‌లో వాటిల్లో చూస్తుంటే. ఏవి పడితే అవే అమ్ముతున్నారండి. ఇప్పుడు మనం చూస్తే ఈ మిరియాలు గాని, లేపోతే ఈ లవంగాలు గాని, ఈ యాలెకులు గాని చాలా ఎక్కువ కాస్ట్ ఉండే ఐటెమ్స్ అండి. కానీ మనకి రూ. 2, రూపాయికి కూడా ఇన్నేసిస్తున్నారంటే అవి ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో మీకర్థమై ఉంటుంది. కానీ ఇలాంటివి మీరు చెప్పినట్టుగాని చేయగలిగితే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం కూడా ఉంటుందండి.
అవునండి. అవును. నిజమేనండి. అదేనండి. అంటే, లవంగాలు ట్రై చేసాం కానియండి. అయి మొక్కలొచ్చినయి గానీ చచ్చిపోయినయి. ఎందుకు చచ్చిపోయినయో, మళ్ళీ ట్రై చేయాలి. మా మమ్మీ అన్నారు "లవంగాలు నువ్వు పెంచాలనుకున్నా అవి పెద్ద చెట్లవుతాయి. ఇక్కడ కుదరదు మనకి" అంటే, మా ఊర్లో తోటలున్నాయనమాట. "నీకిక్కడ మొక్క పెరిగితే ఊరికి పంపించేసేయి అక్కడేస్తారు. ట్రై చేద్దాము. అంతేగాని ఇక్కడ పెంచొద్దని" చెప్పారు. ఎందుకంటే మాది టెర్రస్ కదా! మరి బరువు ఎక్కువైపోతే ప్రాబ్లమ్ అవుతదని చెప్పేసి. మేమిక్కడా అది ట్రై చేయట్లేదు. ఇంకా తెలుసుకున్నానండి. అంటే చాలా, అంటే ఇప్పుడు మనం అన్నీ పెంచుకోవచ్చు. మనకన్నీ ఎందుకంటే, నేను ఇదివరకు ఏమనుకున్నదంటే, స్పైసెస్ మనం పెంచలేము ఎక్కడో నుంచి వస్తాయని కానీ, అసలా ఇండియానే స్పైస్ క్యాపిటల్ కదా! అన్ని ఇండియాలోనే పండుతాయండి. లా మంచి దాల్చిన చెక్కగానీ, బిర్యానీ ఆకు గాని అన్నీ ఇండియాలోనే పండుతాయి, పండించొచ్చు అంటే, నేనూ ఒక కపుల్ ఉంటారండి. ఆహ్, ఆ కర్ణ్ కర్ణాటకలో ఉంటారు. వాళ్ళూ చెప్పారన్నమాట, వాళ్ళు పెళ్ళైనప్పుడు ఒక మొక్క వేశారంట. మనం జాపత్రి, జాజికాయ అంటాం కదా! ఆ మొక్క వేస్తే వాళ్ళకి
హ్మ్. అవును. అవును. హ్మ్. నిజమండి. నిజం. అందులోనూ ఆ! ఆ! ఆ! అవునండి. అవును. మనం, ఈ బిర్యానీ వాటిల్లో ఎస్తాం, అదే కదా?
అవునండి. అవును. నిజమే. అవేనండి. అయితే వాళ్ళు ఆ మొక్క వేశారంట. అది 8 ఇయర్స్ పడుతుంది, మనకు మొక్కొచ్చి ఫ్రూటింగ్ రావడానికి. అలాగా వాళ్ళకు ఎయిట్ వాళ్ళ మ్యారేజ్ అయిన 8 ఇయర్స్ తర్వాత మొక్కకి ఫ్రూట్ రావడం చాలా ఫ్రూ అంటే, కాపుకొస్తదంటారు కదా! అది చాలా ఒచ్చిందంట. వాళ్ళకి, దెగ్గర దెగ్గరగా కేజీ 20,000కి అమ్మారంట వాళ్ళు. అట్లాగా ఆ! మ మనకి ఇయర్‌లో 2 సార్లు కాపొస్తది. వాళ్ళ దెగ్గర దెగ్గర కేజీ 20,000 వాళ్ళకి చాలా ఒచ్చిందంట. ఆహ్, పంట. 3 చెట్లు వేేశారు వాళ్ళు. అలాగా వేసుకుంటే మాకు ఇప్పుడు ఖర్చులు చాలా వరకు గార్డెన్ మెయింటైనింగ్ ఖర్చు అంటే అట్లాగా, 3 చెట్లంటే దెగ్గర దెగ్గరగా 100 కేజీల దాకొచ్చుంటాయి వాళ్ళకి.
అవును. హ్మ్. అమ్మో! అవునండి. ఒక కేజీ 20,000కి అమ్మారా? అవునండి. ఓకే. ఖచ్చితంగా వచ్చుంటాయి. ఎందుకు అంటే, అది ఆ పడిన శ్రమకి తగ్గ ప్రతిఫలం అండి అది మాత్రం. ఎందుకు అంటే, 8 సంవత్సరాలనేవి ఒక చాలా చిన్న విషయం అయితే కాదండి. అది చాలా పెద్ద విషయం. అలాంటిది వాళ్ళిద్దరూ అండర్‌స్టాడింగ్ మీదుండి, ఆ చెట్టు దగ్గరుండి పెంచి, అవి అంత చేశారు అంటే నిజంగా వాళ్ళకి మాత్రం మనం సెల్యూట్ చేయాలండి.
అదండి. అవునండి. అవును. నిజమేనండి. అలాగా అన్ని స్పైసెస్ కూడా మనం ఇంట్లోనే పెంచొచ్చండి. ఫ్రూట్స్, వెజిటబుల్స్‌తో పాటు. కానీ కొంచెం ఏంటంటే స్పైసెస్‌ని మనం ఇట్లా నేను చేసినట్టు టెర్రెస్ గార్డెనింగ్‌లో వాట మిరియాలంటే కొంచెం అది తీగుంటది చెట్టు కాదు కాబట్టి, ఆహ్, పెంచగలిగాను. ఇవైతే చెట్లొస్తాయండి. చెట్లు మాత్రం మనము ఆహ్, వేరేలాగా పెంచాలనమాట.
అవును. అవును. అవును. ఇప్పుడు మీకు ఎన్ని చెట్ల మీద అవగాహన, ఈ చెట్లంటే మీరు పెంచాలని ఆ కుతహలం ఇవన్నీ కనిపిస్తున్నాయా, ఇవి మీకు ఎప్పటి నుంచి వచ్చిందండి? అంటే, మీరు ఎవరినైనా చూసారా? లేకపోతే ఎలా వచ్చింది మీకిది?
అవునండి. అంటే, చిన్నప్పటి నుంచి మా తాతయ్యగారు వాళ్ళందరూ కూడా చేసేవారండి. మాకు తోట్లు అన్నీ చెప్పాను కదా! అవన్నీ ఉన్నాయి. అంటే, నేను ఎప్పుడు అంటే ఇక్కడ సిటీకొచ్చిన తర్వాత చేయలేదనమాట. కోవిడప్పుడు నేను కొంచెం చాలా డల్‌గా ఉండేది లైఫంతా బోర్ కొట్టి బాగా స్ట్రెస్‌ఫుల్‌గా, డల్‌గా అనిపించినప్పుడు నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా మ్యాట్ గార్డెనర్ అని చెప్పి ఒకావిడ ఉంటారంట వైజాగ్‌లో. ఆవిడ యూట్యూబ్ చేస్తారు వాళ్ళు గార్డెనింగ్ గురించి. ఆవిడ్ని చూసి బావుంది అని చెప్పి ఇన్స్‌పైర్ అయ్యి. ఆహ్, ట్రై చేసిందనమాట. ఆవిడ ఆహ్, అంటే ఆవిడ దగ్గరె, "మొక్కలు కూడా నాకు పిల్లలు లాంటివే నేను నా పెట్స్ లాంటివని" చెప్పినప్పుడు, అవును. నేను పెట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మొక్కలు పెంచుకుంటా అంటే, ఎవ్వరు ఏమనరు కదా! మొక్కలు పెంచుకుందాం అవి కూడా పెట్స్ లాంటివే అని చెప్పేసి, నేను స్టార్ట్ చేశాను. అవి స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లవరింగ్ గాని, అవి ఫ్రూట్స్ గాని వచ్చినప్పుడు అసలు చాలా స్ట్రెస్‌ రిలీఫ్ అనిపిస్తదండి. చాలా ఆనందం అనిపిస్తది. అసలు ఆనందం ఎప్పుడ అనిపించద్ది తెలుసా? మనకు లైఫ్‌లో మన నుంచి అంటే ఒక లివింగ్ థింగ్ ప్రాణం పోసుకొని మనం దానికి కేర్ తీసుకొని అది దాని నుంచి ఏమన్నా మన, మనకి మళ్ళీ అది రిటర్న్ ఏదన్నా ఇచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తదండి.
అవును. అవును. ఓకే. <chuckles> అవును, అవును. అవును. నిజంగా అండి. అవును. నిజంగా చెప్తున్నానండి. మనకి చాలామంది ఇప్పుడు చూసినట్టయితే. "ఈ సోషల్ మీడియా చూడడం వల్ల చెడే జరుగుతుంది. మంచి అనేది చాలా తక్కువ జరుగుతుంది." అని అంటున్నారండి. కానీ మీలాంటి వాళ్ళు ఇలాంటి సోషల్ మీడియా చూడటం వల్ల ఈ మొక్కలు పెంచే వాళ్ళెక్కడున్నారు? వాళ్ళు ఎలా పెంచుతున్నారు? అలాంటివి చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి దగ్గరుండి మీ తాతగారిని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి. మీరిలా మొక్కలు పెంచడం అనేది నిజంగా చాలా గొప్ప విషయండి. ప్రతి ఒక్కళు ఇలా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి.
అవునండి. అవునండి. అవునండి. అంటే అదే గదా! ఇప్పుడు సోషల్ మీడియా చూసి చాలా అంటే ఇప్పుడు గార్డెనింగనేది నేను కాన్స్టెంట్‌గా అంటే ఇప్పుడు కమిట్మెంట్‌లాగా అయిపోయిందది నాకు. అది గాకుండా ఇంగ స్ట్రెస్సొచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఆర్ట్ చూసాననుకోండి ఆర్టేయడమనో. సింగింగ్ విన్నాననుకోండి పాట పాడడం అని ఏదో ఒకటి హాబీ చేస్తుంటా బాగా స్ట్రెస్సనిపిచినప్పుడు. క్రోషేడ్ చేశాను. ఆహ్, ఈ మధ్య క్రోషే బొకేట్స్ అని వస్తున్నాయి. అట్లా. ఫ్లవర్ బొకేస్‌లాగా క్రోషెస్‌తో చేస్తున్నారు బ్లాంకెట్సని.
అవును. అవును. ఓహ్! ఓహ్! అవునండి. అవును.
అలాంటివి కూడా తయారు చేస్తూ ఉంటాను స్ట్రెస్సొచ్చినప్పుడల్ల. అంటే అది కంప్లీట్‌గా చెయను. ఏదో అప్పుడప్పుడుకి చేసేసి మళ్ళీ వదిలేస్తూ ఉంటాననమాట.
ఓకే. మీరు అన్నిటిలోని ఒకొక్క అడుగు పెడదామని చూస్తున్నారమాట. ఈ చెట్లకు సంబంధించి పువ్వులకు సంబంధించిన వాటిలో.
అంతే. అవునండి.
నిజంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి హాబీలంటే కొన్ని కొన్ని రకాల వంటివి ఉంటాయండి. కానీ. చెట్లను పెంచుతూ కూడా అది మన హాబీ అంటూ. మనకి మనం ఎలా చేయాలి? ఏంటి? అనేది నిజంగా చెప్తానండి. మీ ద్వారా నేనైతే తెలుసుకున్నానండి. నాకు కూడా ఒక మొక్కల్ని <giggles> వాటిల్ని పెంచాలనిపిస్తుంది. మీరు మాట్లాడిన మాటలు చూస్తే. నిజంగానండి. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదములండి.
ఓహ్! అవునా! అండి. తప్పకుండా ట్రై చేయండి. నాకు కూడా ధన్యవాదాలండి.